మన జీవితంలోన మనం ఎన్నో పాటలు వింటూ ఉంటామండి. కానీ కొన్ని పాత పాటలు వింటే ఆహ్, ఈ పాట అది జ అప్పుడు జ ఇది జరిగింది. అని ఒక జ్ఞాపకమొచ్చే సన్నివేశం ఉంటుంది గదా! అట్లాంటివి మీకేమన్నా ఉన్నాయా? <giggles>
అవునండి. అవునండి. అవునండి. ఆ! అంటే పాటలతో నాకు ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పుకోవాలండి. అది. ఎందుకంటే ఎ ఏరే <smacks lips> ఎప్పుడు ఏదోకటి హ్మ్. ఆహ్ అంటే కూను రాగాలంటారు కదా! అలాంటిది కూను రాగాలంటే మా వాళ్ళందరూ అంటూ ఉండారు. కూనీ రాగాలు తీస్తుంటావని. ఆ అన్న <giggles> ఆ రాగాల్ని ఆ! ఒక రకమంగా హ్మ్, నాకు నచ్చినట్టు కూనీ చేసేస్తూ. ఇష్టం వచ్చిన రాగాని హంసధ్వనిని హింసధ్వనిలో పాడేస్తూ. ఏదోకటి చేస్తే. నేనే బాగా పాడుతున్నానని ఒక హ్మ్ ఆహ్, అంటే అలా నా సొంత నాకే అనుభవం ఫీలింగనమాట అలాంటిది. అలా అలాంటిది ఉంటూ ఉండేది. మా చుట్టూ ఉన్నోళ్ళందరూ 'ఆ పాడరా పాడరా' అంటూ ఉండేవాళ్ళు. స్నేయి కుర్రాళ్ళం కదా! అందరం. ఆ! సరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కొంచెం ఎంకరేజ్ చేస్తూండేవారు. అలాగా హ్మ్. పాటలతో మంచి అనుబంధం ఉందనే అనుకోవాలండి, మొదటినుంచైనా.
ఓహో! హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. బాత్రూమ్ సింగర్సు. అవును. అదే. ఓహో! ఓకే. ఆహా! హ్మ్. ఓకే. అట్లాగ మీకు నచ్చిన పాటలు చెప్తారా మాకు? ఆ సన్నివేశమేంటి? మీకెందుకు ఇష్టమా పాట?
ఆ! నచ్చిన పాటలంటే ఒకటి చూడండి ఇప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు 'బోటనీ పాఠం ఉందని' ఒక పాటొచ్చింది కొత్తది. అంటే అప్పుడులో అప్పుడు కొత్తది. అంటే 'శివ' అని నాగార్జున గారి సినిమాలో ఉంటుంది. హ్మ్. అందులో ఏంటంటే, హ్మ్. ఆ కాలేజీ ఎగ్గొట్టి మనం సినిమా అంటే కాలేజీ స్టూడెంట్స్ ఎగ్గొట్టి బయటికి పోతూ ఉంటారు గదా! ఆ! దాంట్లోనేమోని ఆ! ఆ కాలేజీ ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనేది అక్కడా బయటికెళ్ళమని ఒకడంటాడు. ఒకడేమో ఒద్దంటాడనమాట.
హ్మ్. హ్మ్. ఓహో! ఆ! ఆ! ఓహో! ఓకే. హ్మ్.
ఆ! ఎ దీనికి ఆహ్, అంటే ఎ ఎలా అంటే బోటనీ పాఠం ఉంది, మ్యాటినీ ఆడింది జెప్తాను చూడండి మీకెలా <coughs> బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా? హిస్టరీ లెక్చరుంది, మిస్టరీ పిక్చరుంది, సోదరా, ఏది బెస్టురా? బోటనీ క్లాసంటే బోరు బోరు. హిస్టరీ రోష్టు కన్నా రెష్టు మేలు ఇలా ఉంటుంది పాట. అంటే, <giggles> అయ్యో బా బొటనీ పాఠం దానికెళ్దామా? లేకపోతే హ్మ్. నా పిక్చర్‌కెళ్దామా? హిస్టరీ మే లెక్చరుంది, మిస్టరీ పిక్చరు, దీంట్లో దేనికెళ్దామంటే అవి వద్దు అవన్నీ బోరు మనం సినిమాకే పోదాం. ఆహ్, అని అలాంటి పాట. అది మేము కాలేజీలో చాలా ఆనందంగా ఉండేదనుకోండి. ఎందుకంటే ఆహ్, ఇలా పాడుకుంటూ ఆహ్, లెక్చరర్స్‌ని గాని ఎవరినైనా టీజ్ చేస్తూ, ఆ! నిజం జెప్పాలంటే ముఖ్యంగా అమ్మాయిలని టీజ్ చేయడానికి కూడా ఉపయోగపడింది. <giggles> అలా. అంటే, వాళ్ళు కూడా సరదాగా తీసుకునేవారు అప్పట్లో. పెద్దగా పట్టించుకునే అలా అలా ఉండి అంటే దీనికి ఇలా ఉపయోగపడుతూండేవి. ఒక్కొక్క పాట ఒక్కో రకంగా ఆహ్, హ్మ్. ఆ! పాడుతూ ఉండేవాళ్ళమాట. ఆహ్, ఈ ప్రత్యేకంగా కాలేజీ అంటే జ్ఞాపకం వచ్చే పాట ఈ బోటనీ పాఠం, మేము కాలేజీ చదువుకునే రోజులో.
ఆ! ఓకే. <giggles> హ్మ్. ఓకే. హ్మ్. హుహు. <laughs> అది కామన్‌ లేండి. ఇకసలు ఆ టైంలో అలాగే అనిపిస్తూ ఉంటుంది గదా! ఆ! అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. మీరు ఎప్పుడైనా ఇట్లా, అలాగే ఇప్పుడు నాగార్జున గారు చేశారు గదా! మనం కూడా చేద్దామని క్లాసెక్కొట్టి సినిమాలకెళ్లారా మరి?
క్లాసెగ్గొట్టి సినిమాకే అండి. అవ అది ఆ సినిమాకి ఆ 'శివ' సినిమాకే క్లాసెగ్గొట్టి యేళ్ళాం. <chuckles>
ఓహో! ఆ పాటునందుకు ఆ! సినిమాకే వెళ్ళారా? <chuckles>
<chuckles> దానికే అలా ఆ! అంటే చేస్తూ ఉండేవాళ్లమండి. చాలా సినిమాలకి హ్, ఆహ్, ఇంకా ఎప్పుడైనా నాగార్జున గారి సినిమా కొత్తగా వచ్చిందంటే, 'మజ్ను' వచ్చింది. 'మజ్ను' ఫస్ట్ రోజు వెళ్లిపోవాలంటే హ్మ్. ఆ రోజు ఆహ్, ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నాను నేను. వెళ్లిపోవాలంటే వెళ్లి వెళ్లిపోయాం అంతే. ఆహ్, ఇక హ్మ్. నీట్‌ఆటు చూసుకోకుండాను. ఆ!
ఆహా! ఓహో! ఆహా! ఓకే. మరి ఇంట్లో వాళ్ళకి తెలీదా అండి? తెలిస్తే ఏమ ఏదోకటి అంటూ ఉంటారు కదా! తెలియకుండా వెళ్ళేవాళ్ళా?
ఆ! అప్పుడు ఇంత ఎక్కడది ఇప్పుడంటే హ్, మెసేజ్‌లోస్తున్నాయి, అన్నీ. మాకేం లేదు మేము కాలేజికెళ్తే కాలేజికెళ్ళామా? ఇంటి దగ్గరికి వె వెళ్ళావా అని అలా ఏమి ఉండేది కాదండి. ఎవరికీ తెలియ తెలిసేది కాదు. మేము చెప్తేనే తెలియాలింతే. ఆహ్, సినిమాకెళ్ళామని.
ఆహా! ఓహో! హ్మ్. అంత సీక్రెట్‌గా వెళ్లేవాళ్లన్నమాట. <chuckles> ఏ గొడవ లేకుండా.
ఆ! చాలా ఆ! అవునవును. అలా కొంచెం సీక్రెట్ గానే ఉండేవి. లేకపోతే చాలా గట్టిగా ఉండేవి పనిష్‌మెంట్లు. మేము కాలేజి ఎగ్గొట్టుగానీ, ఇది చేశామంటే. ఇప్పుడు ఇప్పుడులా కాదు. చాలా గట్టిగా ఉండేవి మాకు పనిష్‌మెంట్లయితేనా.
హ్మ్. హ్మ్. హుహు. అదే. అదేలెండి. ఇంకొక పాటేదన్న గుర్తుందా ఇట్లనే మీకు?
హ్మ్. పాటంటే మీరేదైనా సందర్భం గనుక చెప్తే దాన్ని బట్టి నేను ఆ పాట జ్ఞాపకాన్ని కూడా చెప్పగలను. అంటే కాలేజీ రోజులు.
ప్రేమ సన్నివేశాలు కానివ్వండి, కుటుంబము, స్నేహితులు.
ఆ! ఆ! స్నేహితులకు, స్నేహితులకు కూడా ఇది 'దోస్త్ మేర, దోస్త్' అనో పాటుండేది సగమే గుర్తుందనుకోండి. <sniffs> హ్మ్. స్నేహంకి బానే ఆహ్, హ్మ్. ఎక్కువ పాటలే ఉండేప్పుడు. హ్మ్ ఎప్పుడో ఎన్టీ రామారావు గారి పాట. 'స్నేహమేర జీవితం' అలా పాడుకునేవాళ్ళం. ఆ! తర్వాత 'దోస్త్ మర దోస్త్' అనో పాటుండేది. అలాగే ఇక హ్మ్. ఆహ్, ప్రేమ సన్నివేశాలు అయితే ఇక లెక్కలేనన్నీ. ఆ! <chuckles> 1 కాదు, 2 కాదు.
హుహు. అవును. హ్మ్. హ్మ్. హుహు. <chuckles> ఓకే. ఓకె. మరొకటి పాట ఒకటి వినిపించండి. అది ఎందుకు మీకు జ్ఞాపకమో కూడా చెప్పండి మరైతే?
అంటే ఈ 'మహర్షి' సినిమా మేము మొట్టమొదటి చూసిన సినిమాలండి అది. ఆహ్, అందులో వ 'మాటరాని మౌనమిది' అన్న ఒక పాటుంటుంది. ఎందుకో గానీ అది బాగా నచ్చిందనమాట. ఇళయరాజ గారి సంగీతం కానివ్వండి, ఆహ్, ఆ సాహిత్యం.
హుహు. ఆహా! హుహు. ఓహో! ఓకే.
ఆ! తర్వాత అందులో ఎందుకంటే ఆహ్, హ్మ్. ఆ హీరో ఏమో ఆ అమ్మాయినిష్టపడతాడు. ఆ అమ్మాయేమో ఆయన్నిష్టపడదు. ఆహ్, వేరే అతనితో మ్యారేజ్ చేసుకుంటది. ఆహ్, హ్మ్. ఈ ఇది స్టోరీ ఉంటుంది. అందుకనీ ఆహ్, అల ఆ 'మాటరాని మౌనమిది మౌనవీణ గానమి గానమిదని' ఉంటుంది. హ్మ్. అద్
హుహు. ఓహో! ఓకే. హుహు. ఓకే, ఓకే, ఇప్పుడు మీకిష్టమైన అంటే సంగీత డైరెక్టరెవరండి? సంగీత డైరెక్టర్ కానివ్వండి, పాటలు రాసేవాళ్ళు కానివ్వండి?
దాన్ అవునండి. ఈ అంటే సంగీత దర్శకుడు 'ఇళయరాజ' గారి పాటలు. అన్నీ ఇష్టమేనండి. 'ఇళయరాజ' గారి సంగీతం 'బాలసుబ్రహ్మణ్యం' గారి పాట. అలాగా ఆ! అలాగే 'ఆత్రేయ' గారుంటారు కదా! ఆచార ఆత్రే 'ఆత్రేయ' అంటారు.
హ్మ్. ఆహా! హుహు. ఓహో! హ్మ్. హ్మ్.
ఆయన రాసిన పాటలు, ఇక పాటలు ఎవరు రాసినా 'శ్రీ సీతారామశాస్త్రి' గారు కూడా మంచి పాటలు రాశారు. ఆయనసల
హుహు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన జ్ఞాపకం, మీ ఆ జ్ఞాపకం మీ మీద ఎంత ప్రభావం చూపితుందంటారు? అంటే, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా మీరు గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారా? ఆ సినిమా ఇంకా చూస్తూనే ఉంటారా! ఇప్పటికి కూడా?
ఆ! హ్మ్. ఆ! అది ఇప్పటికి కూడా అంటే, కొన్ని సినిమాల్లో ఆ పాట కూడా పక్క నుంచి ఒస్తూ ఉంటుంది. మీకు చూస్తే ఈ మద్యోచ్చినటువంటి 'నేను శైలజ' అని ఒక 5, 6 సంవత్సరాల క్రితం ఓ సినిమా ఒచ్చింది. అందులో, ఆహ్, అందులో విలనికేంటంటే ఆ పాటంటే చాలా ఇష్టమన్నమాట. సో ఆ! ఆ పక్క నుంచి ఆ పాట వినబడుతూ ఉంటుంది. ఎవరైనా అంటే లవ్‌లో ఇట్లా ఫెయిలయినప్పుడు. అ ఆ పాట మ ఆయన దాన్ని అన్వయించుకుంటూ ఉంటాడు. అని అంటే వ అలాంటి వాళ్ళని ఏమి చేయడు అలా ఏదో ఉండేది. హ్మ్. ఆ ఆన్ ఆ!
ఆహా! ఆ! ఓహో! ఓకే. ఆ! ఆ! ఆహా! ఓకే. ఆ! ఈ సినిమాలో నిజంగానే వేరే అమ్మతో ఒకామెతో వీళ్ళ లవర్‌లాగా ఫోను చేపిచ్చి మాట్లాడిపిస్తారు.
ఆ! అవును. ఆహా! అది. ఆ యం అందులో హ్మ్, అది కూడా పాడు మీరు 'నేన్ను శైలజలో' హ్మ్, మీరు చూసారా? పాటొకటి ఉంటుంది. ఆ విలనొస్తాడు. మీరు ఆ సినిమా చూసుంటే కనబడు ఆ అందులో రావటం. ఆహ్, హ్మ్, 'నీ ఫోటోని దాచుకున్న పర్సు మారలేదు. నువ్వెందుకు మారావని'. <giggles> ఆ! ఆ! ఆ! అది అది కూడా మంచి ఇదున్నలో పాట. ఈ మధ్య కాలంలో ఒచ్చిన పాటల్లో చాలా బావుంటుందనుకోండి. ఆ! హ్మ్
అయ్ మనిద్దరము హ్మ్. ఆ! శైలజ. ఓకే. హ్మ్. హ్మ్. ఓహో! అయితే మీరు పాటతో పాటు దాంట్లో ఉన్న, అదేంటి ఎలా ఉంది, ఏంటి, అర్థం కూడా బాగా వింటారనుకుంటా?
ఆ! అవునండి. అంటే అదీ ఆ లిరిక్ అనేది చాలా ఇష్టం. అది అంటే కొంచెం, బాగా రాస్తే ఇంకా బాగా ఔ ఉంటుంది అనేటువంటిది. దాన్ని బాగా రాయిపోతే తట్టుకోలేననమాట ఎందుకోగాని, ఇప్పుడు మీరు <giggles> హే
<laughs> ఓకే, ఓకే. అంటే మీకు పాటలంటే చాలా ఇష్టం అయితే.
ఆ! అంటే ఇప్పుడు చూడండి అందులో హిందీ ముక్కలు గాని, హీ వేరే పరభాష ముక్కలు పెడితే కొంచెం, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ! అహ్
హ్మ్, హ్మ్. అవునండి. ఇప్పుడు చాలా వరకు అంతే రీమిక్సులు రీమిక్స్ పాటలు గుర్తున్నాయా మీకు నిజంగానే, పాత పాటలు, కొత్త పాటలు రీమిక్సులు ఉన్నాయ్యి. అవి ఏమున్నాయో, మీకు తె ఐడియా ఉందా?
హ్మ్. <coughs> రీమిక్స్ అంటే అప్పుడూ 'కురిసిoది వానా' అనే, ఒక పాట ఉండేది. హ్మ్. ఆహ్, అంటే చాలా కాలం, బ్లాక్ అండ్ వైట్ సినిమా, నేను పుట్టకముందు సినిమా అనుకోండది. హ్మ్. అందులో పాట ఎలా అంటే, కురిసింది వానా, నాగుండెలోనా అని ఇలా మెల్లిగా వస్తుంది. దీన్నేమో రీమిక్స్ చేసినప్పుడు, కొంచెం ఫాస్ట్ బీడ్‌తో మార్చారు. సిరి
హ్మ్. హ్మ్. అవును. ఉందనుకుంట కదా! రీమేక్ చేసి పాట అది. ఇప్పుడు మీరు పాడుతుంటే, నాకెక్కడో విన్నట్టుందే <chuckles> అనిపిస్తు
ఆ! అది అడి పాత స్లోగా ఉంటుంది. కురిసింది వానా, నీచ్ నాగుండెలోన నీ చూపులే జల్లుగాని మెల్లిగా అమస్ స్లోగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మార్చారు. వాళ్ళు మార్చి, సిరిమల్లె వాన సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే జంటకి. ఇలా ఉంటే
ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. ఆ! తకిీ. ఓహో! ఓకే. మీకు హ్మ్. ఈ పాట గుర్తుందా? 'స్టూడెంట్ నంబర్-1'లో పాట. అందరూ చక్కగా పాడుకుంటారు కదా! స్టూడెంట్స్‌కను, గురువుకి మధ్య.
ఇలా ఆ! అవునండి. అవునండి. స్టూడెంట్స్ నం ఆహ్, 'స్టూడెంట్ నెంబర్-1' లో హ్మ్. అదేది హ్మ్, ఆళ్ళ టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు. సగం కొంచెం జ్ఞాపకం చేస్తే వచ్చేస్తుంది. దాన్ అవును.
హ్మ్. అదే. అదే. హ్మ్. <smacks lips> ఆ పాట కూడా ఒకటి బాగుంటది. వి మీస్ ఆల్ ద ఫన్. వి మీస్ ఆల్ ద డన్. వి మీస్ యూ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
అప్పటికి నేను ఆ! ఆ! 'ఎక్కడో ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో' అనేది. ఆ! అదే అండి. అదే బావుంటుందండి. అంటే నేనా ఆ సినిమా వచ్చినప్పటికి నేను ఎంప్లాయినైపోయాను స్టూడెంట్ నుంచి.
'చెట్టు నీడలో' అవునవును. <chuckles> ఓకే. కానీ అండి ఆహ్, ఎంప్లాయ్ అయిపోయినా గానీ ఇప్పుడు స్కూళ్ళళ్ళో గాని, ఇప్పుడు గెట్ టు గెదర్లు అవన్నీ పెడుతూ ఉంటున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా, ఆ పాట మనకి ఖచ్చితంగా ఒక ఏదో ఒక్క రోజు ర ఒకే ఒక టైంలో రన్ అవుతూనే ఉంటుంది వెనకాల.
ఆ! ఆ! ఆ! ఆ! ఆహ్, పాట బ రన్నవుతుందండి. మంచి సాహిత్యం కూడా ఉంది అందులో. ఆహ్, ఆహ్, టీచర్స్ వాళ్ళు వచ్చి కూడాని. ఆహ్, ఆ లాస్ట్‌లో వాళ్ళు కూడా వస్తారు. మాకు కూడా ఇది చాలా ఇష్టమే అని హ్మ్. పాడతారు. ఇలాంటి వాటికి మేము కూడా నచ్చి స్ న నచ్చుకుంటాం. నాకు కూడా నచ్చుతుంది అని. మీరు ఆహ్, ఆహ్, చాలా బావుంటుందది. హ్మ్. ఎంతో బావుంటుందనుకోండి. హ్మ్.
హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. హ్మ్. అవును, నాగార్జున గారి సినిమాలు, పాటల్లో మీకింక ఏ పాటంటే ఇష్టమండి?
నాగార్జున గారి సినిమాలు, పాటలంటే మజునూలో పాటలు బానే ఉంటాయి. అంటే, కొంచెం ఇవండి. అంటే, భగ్న ప్రేగ మూడు టైప్‌లో ఉంటాయి కదా! 2, 3 పాటలు. అవి కూడా హ్మ్ ఆహ్, ఎక్కువ పాడుతూ ఉంటాను నేను. ఆ! కిరాయి కిరాయ్ దాద అని ఒక సినిమా ఉంటుంది. అందులో నా
ఓహో! మాకోసం ఒక పాట పాడండి, ఇవినిన్ని సినిమాలు చెప్పారు గదా! <giggles>
<coughs> ఆహ్, హ్మ్, ఈ పాట పాడిన మరి ఆది సినిమా ఏంటంటే, లిరికిలా ఉంటది. 'నాలాంటి మజునూలు నేడందరున్నా ఆనాటి లయలాలు ఈనాడు లేరు' అని ఉంటుంది. అది. <giggles>
ఓకే, పాడండి. <laughs>
నాలాంటి మజునూలు నేడందరున్న, ఆనాటిలైలాాలు ఈనాడు లేరు. విధిరాత కాకుడది ప్రేమ కావ్యం. ఇది నీకు నా ప్రేమ సందేశము. అదినీకు కావాలియాదరుశము. ఇదండి.
సుపర్, సూపరండి నిజంగా చాలా చక్కగా పాత పటలు నిజంగా నాకసలు తెలీదు. చక్కగా పాడుతున్నారనమాట అవన్నీ. <laughs> హ్మ్.
<chuckles> థ్యాంక్యూ థ్యాంక్యూ అండి చా అంటే న్ బహుశా నా పాటలు మెచ్చుకోవడం, నా కాలేజీ రోజుల తర్వాత ఇదే మొదటిసారి అనిపిస్తుందండి. ఇంతవరకు. <laughs> ఎవరు
హ్మ్. ఛాన్స్ రాలేదేమొ ఇంతవరకెవరు మెచ్చుకోవడానికి మీకు. <laughs>
అంటే ఆహ్, న ఎంతమందికి వినిపించినా ఇదేదో గోల <laughs> గోల చేస్తున్నట్టుగానే అంటున్నారు గానీ, ఆహ్, ఈ <giggles>
ఆ! అయ్యయ్యో! లేదండి. ఇట్లాంటోళ్ళొకళ్ళుంటే మంచిగా ఎంటర్టైన్మెంటవుతది. హ్మ్. <smacks lips> బా పాతక అది అన్నీ గుర్తొస్తూ ఉంటాయనమాట. ఇప్పుడు మాలాంటోళ్ళకి అలాంటివి పాడుతూ ఉంటే తెలుస్తూ కూడా ఉంటాయి. అవును, మీరు మీ కాలంలో రేడియోలు, క్యాసెట్లు ఇవి చూసారా? వాటిలో పాటలు విన్నారా?
ఆ! ఆ! అంటే ఆ! క్యాసెట్లోనే వినేవి ఈ పాటలన్నీ కూడాను. <giggles> మీరన్నట్టు ఆహ్, మొత్తం అన్నీ ఒక క్యాసెటుందనుకోండి. మేము మామూలుగా ఒరిజినల్ క్యాసెట్ కొనకుండా, ఆ దగ్గరికెళ్ళి రికార్డ్ చేయించుకునేవాళ్ళం అనమాట. ఒక ఒక రికార్డింగ్ క్యాసిట్ రికార్డింగ్ సెంటర్సుండేవి. వాళ్ళు రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళువ మేము దాన్ని రికార్డ్ చేసొచ్చి పెట్టుకోని, ఒరిజిననల్ క్యాసెటుందంటే చాలా గొప్ప. మా నాన్నగారు నాకు అంటే, 10థ్ క్లాసు ఎగ్జామ్స్ కన్నా ముందు నేను ఇలాగే పాటలు పాడుకుంటానని 'సింహాసనం' అని కృష్ణ గారి సినిమా ఉంటుంది. ఆహ్, ఆ సినిమా క్యాసెట్ కొనిచ్చారు. ఇది చె హ్మ్, బాగా పాటలు విను, బాగా <giggles> శుభ్రంగా చదువుకో. ఆహ్, <giggles> ఆ పాటల మీద అంత ఇంట్రెస్టుండేది నాకు. ఆ! అని
ఆహా! ఓకే, ఓకే. హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. ఒ అవును. ఆ! ఓహో! <laughs> ఓకే, ఓకే. నిజంగా. ఈ పాత పాటలు వింటే మీకు గుర్తువచ్చే జ్ఞాపకం కానివ్వండి, ఆ పాటలు కానివ్వండి చాలా చక్కగా పాడి వినిపించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించిందండి. ధన్యవాదములండి.
హ్మ్. ధన్యవాదాలండి. అంటే చాలా రోజుల తర్వాత నా పాట మీరు మెచ్చుకున్నారు. అందుకు ఇంకా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతులండి. <giggles> ధన్యవాదాలు. దాన్య
<giggles> ధన్ ధన్యవాదములండి.